ఆ! అంటే ఇది చెప్పు, మనము ఆహ్, ఎగ్జామ్స్ అనేవి మన, అంటే పరీక్షలు అనేవి మన, మన లైఫ్‌లో ఇవి సహజం అనమాట. ఆహ్, <smacks lips> అంటే గె గెలుపోటములు సహజం అన్నట్టు, మనము ఎగ్జామ్స్‌ని కూడా ఎగ్జామ్స్ సహజం. కొన్నిసార్లు మనం ఎగ్జామ్స్‌లలో ఫెయిల్ అవుతూ ఉంటామండి. ఆహ్, ఫెయిల్ అయినప్పుడు, "ఆహ్, నువ్వు దేనికి పనికి రావు" ఆహ్, అని అని మన చుట్టుపక్కనోళ్ళు ప్రతి ఒక్కరు మన హేళన చేయడం, అంత ఎందుకండి ఇంట్లో అమ్మానాన్నలు కూడా కొన్నిసార్లు, "ఏందిరా ఇది? నా పరువు తీసినావు. నన్ను ఏమనుకుంటారు రా" అని పక్కనోళ్ళ గురించి ఆలోచిస్తాడు కానీ, "నా కొడుకు ఎందుకు ఫెయిల్ అయ్యాడు?" అనేది మాత్రం చూసుకోడండి. <smacks lips> దీని మీద అంటే ఒక ఎగ్జామ్ మీరు ఫెయిల్ అయ్యి అట్లా, తర్వాత ఆ ఫెయిల్ అయిన ఎగ్జామ్ నుంచి మీరు ఎటువంటి దారిని చూస్ చేసుకున్నారు? వేరే దారిలను ఆహ్, అది అది ఏమన్నా చెప్తారా అండి మీ లైఫ్‌లో జరిగినది. దాన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేశారనేది ఆహ్, చెప్పండి.
అవును. అవును. హ్మ్. అవును. అవును. అవును. అవును. ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా చెప్తానండి. అంటే మీరు చెప్పింది 100% అని కాదు కానీ, 1000 రెట్లు కరెక్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే...
<chuckles> ఓకే.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ మొదటిసారి మనం ఒక ఫెయిల్ అయ్యాం అనే ఒక మాట వస్తుంది. అక్కడ అంటే మాత్రం మనం పరీక్షల్లో అని చెప్పి అంటాం. అంటే ప్రొఫెషనల్‌గా, అంటే జీవితం ప్రకారంగా కాకుండా మనం ఒక ప్రొఫెషనల్ వేలో చూస్తే, మనకు ఒక స్కూల్ అన్నా, అలా దాంట్లో పెట్టిన పరీక్షలన్నా, మనకు మనకోసం ఒక నెక్స్ట్ లెవెల్‍‌కి మనం క్వాలిఫై అవ్వడానికి చేసే ప్రయత్నాలన్నమాట, ఇవన్నీ కూడా. ఇటువంటి జర్నీలో మనము ఈ యొక్క లెర్నింగ్ ప్రాసెస్‌లో, అందులోనూ ఈ స్కూల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో మనకు మొదట్లో మనం అనుకుంటుంటాం. "అరె! ఎవర్రా బాబు ఈ పరీక్షలను కనిపెట్టాడు? అసలు ఎందుకురా మా జీవితాలు మా జీవితాలతో ఆడుకుంటుండు. ఆయనెవరో, ఆయనెవరో పరీక్ష కనిపెట్టి మా జీవితాలతో ఆడేస్కుంటుండు" అని చెప్పి, ఇలా మనం చాలా సందర్భాల్లో చిన్నతనంలో మరి ఒక ఒత్తిడి బాధ తట్టుకోలేక, ఎన్నో సందర్భాల్లో.
<laughs> అవునండి. అవును, అవును, అవునండి. అవునండి. <chuckles> అవును. నిజమండి అది. నిజమా. అది అందరికి సహజంగా చిన్నప్పుడు జరిగేటివేనండి అది.
ఆహ్, అలాగే నా జీవితంలో కూడా నేను మొదటిసారి ఫెయిల్ అయ్యింది కూడా ఆహ్, నా స్కూల్ లైఫ్‌లోనే అని జెప్తానండి. అది ఎక్కడ
ఓకే. అంటే, స్కూల్ లైఫ్‌లో ఫెయిల్ అయినమని చెప్పిర్రు కదండీ. ఆహ్, ఫెయిల్ అయిన తర్వాత మీరు అంటే, ఏ విధంగా టైమ్ సెట్ జేసుకోవడము, అంటే ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ టైమ్ ఆహ్, పాస్ అవ్వడానికి కొంచెం అంటే చదువు తీరుని గూడా మార్చుకుంటారు గదండీ. లైక్ ట్యూషన్స్ పెట్టడము, లేకపోతే మనమే కొంచెం వెరైటీగా జదవడం, క్రియేటివిటీగా చదవడము, ఒక టైమ్ టేబుల్ సెట్ జేసుకోడము, ఆహ్, లేకపోతే సిలబస్ అలాంటివి గూడా చేంజ్ జేసుకుంటూ ఉంటారుగా మార్చుకుంటూ ఉంటారు గదండీ. ఆహ్, అలాంటివి మీరు మీరేమన్నా జేషారా అండి? మీరు ఫెయిల్ అయ్యామన్నారు గదండీ దానికి. <sniffs>
హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా. అవును. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అండి. అంటే నేను స్కూల్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏది అంటే మాత్రం, మొదటిగా ఈ యొక్క తెలుగు, తర్వాత మ్యాథ్స్ ఇవి ఎక్కువగా ఫెయిల్ అవుతూ వచ్చేవాడిని. అంటే హిందీలో గూడా ఫె ఆ! ఈ తెలుగు, హిందీ, మ్యాథ్స్ అంటే, నాకు చాలా వరకు భయమండి. ఎంత ప్రయత్నం జేసినా ఒకటి తెలుగు ఆహ్, ఒక అక్షరాలు, హల్లులు, ఒక దీర్ఘాలు ఇవి ఉంటాయి గదండీ, ఎక్కువగా మనకు. అవి నాకు సరిగ్గా నోరు గూడా తిరగక్క, రాయడం రాక
అవునా! అండి. అయ్యో! హ్మ్. అంటే మీరు మీరు ఇంగ్లీష్ మీడియం గట్టిగా చదివేసిర్రు అనుకుంట ఇంగ్లీష్ ఒకటే.
అంటే ఇంగ్లీషు ఆ ఒక 26 ఆల్ఫాబెట్స్‌తో మేనేజ్ జేస్సేవాడిని గాని, మనకున్న ఆహ్, ఈ యొక్క తెలుగు అక్షరాలు యాభై ఆరో, యాభైనాలుగో అంటారు. వాటికి మళ్ళీ దీర్ఘాలు
<laughs> అవునవును. డబల్ ఉంటాయండి డబల్.
ఆహ్, వాటికి మళ్ళీ దీర్ఘాలు అంటారు, సుడీలు అంటారు ఇంకేవేవో అంటారు. ఆ 56 కాస్త 100కు పైగా దాటేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే అదే రకంగా ఈ హిందీ గూడా, కొన్ని సందర్భాల్లో అది కష్టంగా అనిపిస్తది. అంతకు మించి ఉందిరా బాబు అనిపిస్తూ ఉండేది నాకు. తర్వాత ఈ మ్యాథ్స్. అదసలు చెప్పుకొనే బలే నా జీవితంలో ఏదన్నా ఒక <chuckles> బద్ధశత్రువు ఉంది నా సబ్జెక్ట్‌లో అనుకుంటే ఈ మ్యాథ్స్ అనేది నేను చెప్తంటానండి. అస్స్
<chuckles> ఆ! అవునండి. అవును. అవును. <giggles> అవును. నాకు చాలా ఇష్టం అండి మాథ్స్ మీరు అలా అనకండి. <giggles>
<giggles> అయ్యో! అలా అని లేదు లెండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టాలుంటాకి ఒపీనియన్‌లు వుండచ్చు.
ఆ! అంతే అంతే అండి ఆహ్, అంటే మీరు అంటే, ఇప్పుడు మ్యాథ్స్ అన్నారండి. హిందీ అన్నారు. తెలుగు అన్నారు. మూడు మూడు సబ్జెక్ట్‌లు అన్నారు గదండి. మూడింటికి డిఫరెంట్ టైమ్ టేబుల్స్ ఉంటాయి గదండీ, అంటే డిఫరెంట్ విధంగా, అట్లా మూడిటికి చెప్పండండి. ఒక్కొక్క ఆహ్, సబ్జెక్ట్‌కి ఏమేమి జేసిర్రో చెప్పండండి.
హ్మ్. అవును. ఖచ్చితంగా. అసలు మొదటిగా హిందీకి జెప్తానండి. హిందీ అంటే, నేను ఏ టైమ్ ఏ టైమ్ టేబుల్ బెట్టలేదండి. ఒకటే టైమ్ టేబుల్ ఆహ్, మా ఒక టీచరోచ్చి మస్తు అంటే ఎక్కువ కోటింగ్‌లోనే నాకు సరిపోయేది. నాకు ఎలాగన్నా ఒక అక్షరాలు రంపిచ్చాలని జెప్పి, ఆమె చేసిన తపన నా మీద ప్రయోగాలు నాకు ఎన్ని దెబ్బలు పడ్డాయంటే, అన్ని దెబ్బలు పడ్డాయన్నమాట గుర్తుండిపోవడానికి. పాపం ఆమె మీద భయంతోనే నాకు హిందీ తర్వాత దారిలోకి వచ్చేసానన్నమాట నేను. హిందీ అంటే భయపడుతూ ఉండేవాడిని ఇంగ హిందీతో నేను ఆడేసుకుంటాను ఒక ఆట. రాసేస్తాను ఏదైనా అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిందన్నమాట.
ఆ! చెప్పండి. అమ్మో! <chuckles> ఓకే. ఓకే. ఓకే. ఓకే. తరువాత మాథ్స్ అండి మాథ్స్. <chuckles>
మాథ్స్ ఏందిలేండి. ఇంకా ఇప్పటికి గూడా, నా వల్ల అవ్వట్లేదండి అసలు సడెన్‌గా ఎవరన్నా, ఏదన్నా అడిగితే ఇప్పుడు, ఒ ఇప్పుడు ఎందుకులే దాని గురించి మళ్ళీ జూద్దాంలే. ఇప్పుడు అదొద్దు మనకు అన్న పరిస్థితిలోనే ఉన్నానండి ఇంకా గూడా. కానీ నేను
అమ్మా! హ్మ్. హ్మ్. తెలుగు, తెలుగు అండి.
తెలుగు కూడా అంతే అండి. ఈ 2 మాత్రం నన్ను జీవితంలో ఎప్పుడు వ ఆహ్, నన్ను వెంటాడే ఒక ఎమోషన్ లాంటిదని జెప్తాను నేను సినిమాలో డైలాగ్‌లు.
ఓకె. అదంతా కాదండి. మొత్తానికి మీరు మళ్ళీ రాసినప్పుడు పాస్ అయ్యారా లేదా అండి? <giggles>
పాస్ అయ్యానండి. పాస్ అయితేనే కదండీ! ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇంత బాగా సక్సెస్ అంటే, ఇవి ఏంటంటే ఒకటి మనకు తెలుగు మాతృభాష అండి. ఇది ఎక్కడైనా కూడా మనం మాట్లాడుతుంటాం కానీ, నాకు ఇబ్బంది అంటే ఎక్కడ అంటే నేను చదవడంలో, కానీ రాయడంలో. వీటిల్లో చాలా వరకు ఆహ్, కష్టపడి ఓడిపోతా ఉంటాననమాట. ఫెయిల్ అయిపోతానే ఉంటాను. ప్రతిసారి అయినా కూడా నేను.
ఓకె.
మాట్లాడడంలో మన కామన్ లాంగ్వేజ్ అనేది ఎక్కడైనా వస్తంటది. కానీ ఏదన్నా ఇప్పుడు సడెన్‌గా ఒక పద్యం చదవమన్నా, లేదా ఒక తెలుగు న్యూస్ పేపర్ తీసుకొని చదవమంటే, అవసరమా ఇప్పుడు ఇది అవసరమా చెప్పండి. అందులో నన్ను <giggles> అడుగుతున్నారు ఎందుకు అంటాను అనమాట. అంటే నా నా జీవితం ఎలా అయిపోయిందంటే, ఈ ఒక్క తెలుగులో మాత్రం, ఆఖరికి మా తెలుగు సార్ కూడా నాతో <giggles> ఆడేసుకునేవాడనమాట. క్లాస్‌లో నన్నే లేపి. నేను ఎక్కడైనా తప్పు పలికితే
<giggles> హ్మ్. అబ్బా! <giggles> ఆ! అబ్బా! ఆ! <smacks lips> అవునండి. అది నిజం అన్ని కామన్ క్లాసెస్ క్లా అన్ని క్లాసెస్‌లో అలానే అవుతదేమో అండి. మా క్లాస్‌లో కూడా ఎవరైతే వీక్‌గా కనిపిస్తారో, ఒకరోజు ఆన్సర్ చెప్పని వాళ్ళు ఉంటారో, టీచర్స్ కూడా వాళ్ళనే లేప్తారండి డైలీ. <giggles> అది.
అసలు నా బాల్యంలో నేను ఆడుకోవడం కూడా కష్టమైపోయిందండి. అంటే మాకు ఎలా అంటే మా పీటీ పి ఆ! మా బ్రేక్ తర్వాత పీటీ పీరియడు తర్వాత, మాకు తెలుగు క్లాస్ ఉండేది. నాకేందంటే కింద నుండి పైదాకా భయం. <giggles> ఆహ్, ఎక్కడ నన్ను లేపుతాడు. అంటే ఆయన ఎప్పుడైనా కూడా మా సారు లెసన్ చెప్తాడు అంటే, ఆయన కన్నా ముందు 2 రోజుల ముందుగా నేను ఆ లెసన్ అంతా చదువుకునేవాడిని అనమాట. <giggles> మొత్తం ఏడా నాకు తప్పు పోతుందో తెలుసుకుందాం అని జెప్పి. కానీ ఎన్ని సార్లు చదివినా, ఆయన లేపిన ప్రతిసారి ఆ భయానికి మళ్ళీ ఆడే తప్పు బోగొట్టుకొని, మళ్ళీ నలుగురు ముందు నవ్వులు పాలు అన్నట్టు. ఫెయిల్ అయిపోయేవాడిని అనమాట. <giggles>
అయ్యో! ఎంత సఫర్ అయ్యారండి మీరసలు. <giggles> <giggles> అవునండి. అదే అదే. ఆహ్, వా వా అంటే అంటారు కదండీ! భయంతో ఏది స్టార్ట్ చేయొద్దు. ఒక ఒకసారి స్టార్ట్ జేయాక భయపడొద్దు అంటారు కదండీ! మీరు మీరు భయపడేవారా?
హ్మ్. కానీ ఇష్టంతో చదవాలి అంటే, చదువుతాను కానీ. ఎక్కడో అంటే, ఆహ్, కొన్ని సందర్భాల్లో మాత్రం నాకు రావట్లేదండి అది ఎంత అనుకున్న. అప్పుడు అలాంటి ఫెయిల్యూర్‌లో, నేను నేర్చుకున్న పనేందంటే ఒకటి మీరన్నట్లు భయం లేకుండా ఉండాల. ప్రశాంతంగా, ఆలోచించి. నేనేందంటే భయపడితే నాకు క కాళ్ళు చేతులు అన్నీ వణికిపోతుంటానన్నమాట. చేతులకి చమటలు పట్టిపోతుంటాయి.
అవును. ఓకే. అంటే ఆహ్, ఫెయిల్ అయ్యారు కదండీ! ఇంట్లో వాళ్ళు అంటే, మన అమ్మ-నాన్న తిడతారు కదండీ. టీచర్స్ కూడా తిడతారు కదండీ. ఆహ్, అవ్వి ఆహ్, వాళ్ళేమన్నా తిట్టి కొంతమంది తిడతారు. త మళ్ళీ కొంత మళ్ళీ సహాయం చేస్తారు కదండీ! అట్లా సహాయం చేయడం ఏమన్నా జరిగిందా అండి మీకు?
అవును. క ఖచ్చితంగా అండి. అంటే నేను తెలుగులో ఫెయిలవ్వడం అంటే రాసేటప్పుడు ఏం ఫెయిల్ అవనండి పెద్దగా. మాకు ఈ రాయడంతో పాటు, మనకి ఇప్పుడు ఎలాగండి మనకు ఆహ్, ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్‌టర్నల్ మార్క్స్ అని చెప్పి. మాకు ఆ విధంగా వాళ్ళు మా మాకు మమ్మల్ని మా జీవితాలతో ఆ రోజుల్లోనే మా క స్కూల్‌లో వాళ్ళు ఆడుకున్నారన్నమాట. ఎప్పుడు
ఓకే. ఆ! <chuckles> నిజంగా. నిజ మ మాకు ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అండి 2017 నాది.
<chuckles> మాకు అలా బెట్టేసి, అసలు ఇంటర్నల్ అనే ఒక మాటే అవసరం లేదు. అలాంటిది, అక్కడ స్పేస్ లేదు. <chuckles> ఆ స్పేస్‌లో తీసుకొనొచ్చి మాకు ఆడేసుకున్నారండి. అంటే ఆడేసుకున్నారంటే, అందరికి వచ్చినోళ్ళు పర్వాలేదండి. నాలాంటోళ్ళు మాట్లాడలేరు. సైలెంట్‌గా ఉండాలి అని చెప్పి ఫిక్స్ అవుతారు. మమ్మల్ని కూడా లాక్కొనొచ్చి, మాట్లాడు అని చెప్పి, ఫోర్స్‌గా చెప్పిచ్చి అంటే ఇవి మా జీవితంలో మాకు ఉపయోగపడతాయి. కానీ ఆ చిన్నతనంలో మాకు ఎంతనుకున్నా ఆహ్, ఒక లెర్నింగ్ ఫేస్‍లో చాలా వరకు బాధపడి. ఫెయిల్యూర్ అయిన సందర్భాలు ఇవన్నీ.
<chuckles> హ్మ్. అవునవునండి. కానీ, కానీ అండి, మీరు నేర్చుకున్నారు గదా! నేర్చుకున్నది ఇప్పటికి మర్చిపోరేమో అండి. మీకు మే బీ తెలుగు, అది తెలుగు, మ్యాథ్స్ రాకపోవచ్చు గానీ, ఆహ్, హిందీ అయితే మర్చిపోతలేరు గదండీ! మంచిగా గుర్తుంటుందండి అలాంటివి. <laughs>
ఇంకా అవును. ఆ! మర్చిపోవట్లేదండి. అది అదెవరన్నా కూడా, ఇప్పుడు హిందీ వాళ్ళు కనబడితే, ఆహ్, టకటకా వచ్చేస్తుంది <chuckles> అంటే, నేను ఏం మాట్ <clears throat>
ఆ! చూసిన్రాండి? లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటండి అసలు. హిందీ చాలా ముఖ్యమండి. మన దేశ భా దేశంలో కూడా మన హిందీయే కదండీ! మన దేశ లాంగ్వేజ్. హిందీ చాలా ముఖ్యం. హ్మ్. అంటే ఆహ్, మీరు ఇన్ని చేశారన్నరు కదండీ! అంటే, <smacks lips> మళ్ళీ, మీరు సక్సెస్ అవ్వడానికి, అంటే, పాసవడానికి ఆ సబ్జెక్ట్సు కోచి అది ట్యూషన్ దీసుకోడం జరిగిందన్నారు. ఆహ్, అది ఆహ్, చివరిగా మీకు షార్ట్ టర్మ్ పట్టిందా, అంటే కొంత టైమే పట్టిందా అండి? లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నట్టు లాంగ్ టర్మ్ పట్టిందా మీలో మార్పు రావడానికి? మీరు నేర్చుకోవడానికి? ఆ! అది ఏ టై
ఖచ్చితంగా అండి. ఇంక అలాగే. హ్మ్. అవును. అంటే, నె నేనూ ఆహ్, ఈ ఒక్క విషయంలో మాత్రం, ఆహ్, ఎలా అంటరంటే, మనకు ఆహ్, నిరంతర కృషి చేస్తూ చదువుతూ ఉండడం. అంటే, నా జీవితం మొత్తం ఈ ఒక తెలుగు, మ్యాథ్స్‌లో మాత్రం నేను చదవాల్సిందే. పెత్
అవును. అదే అండి. 'పవన్ కళ్యాణ్' ఒక మూవీలో బాక్సింగ్‌కి నేర్చుకుంటాడు చూడండి. ఆ సాంగ్ ఉంటుంది కదండీ! ఓన్ సాంగ్ గుర్తుకొస్తలేదు నాకు. అలా జూసారా అండి మీరు? <laughs>
అవును. ఆ! ఇంక అలానే అండి. అంటే, మీకు అందులోనూ, ఇంక ఈ సినిమాల్లో రకంగా చెప్పాలంటే, నా జీవితం ఎలా అంటే, మీరు ఆహా సి 'ఆహా'లో, 'సామాజవర‌గమన' అని జెప్పి ఒక సినిమాలో ఉం ఆ సిం సినిమాలో, వాళ్ళ ఫాదర్ క్యారెక్టరు డిగ్రీ పాసవలేక, ఆహ్, కాపీ కొడుతూ, కొడుకుని అడిగి పాసవడానికి ఇలాగ పలు రకాలుగా ప్రయత్నాలు జేస్తా ఉంటాడు. నాకు కూడా ఇ సడెన్‌గా ఇప్పుడు ఎవరైనా తెలుగు ఎగ్జామ్, మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే నా పరిస్థితి అట్టే అయిపోద్ది. మల్లాగ సడెన్‌గ అరేయ్! ఇదెక్కడదిరా బాబు! మళ్ళీ ఆయనను దీసుకొని వచ్చారన్నా భయంలోకెళ్ళిపోతాను నేను.
<chuckles> ఆ! ఆ! <chuckles> ఆ! ఓకె, ఓకె. అంటే అండి, మీరు చాలా భయపడ్డారు అన్ని అన్నీ అన్నారంటరు. అన్నారు గదండీ! ఆ భయం వల్ల, ఆ సబ్జెక్ట్ ఎఫెక్ట్స్ వల్ల, మీ కెరీర్ ఛాన్సెస్ కూడా ఛేంజ్ అవుతది కదండీ. సబ్జెక్ట్ బేసే మనం కెరీర్ ఛాన్స్ త్ ఆఫ్టర్ టెన్తు తీసుకుంటాం కదండీ! అలా, అలా ఎలా మా ఎలా మారిందండి మీ కెరియర్? ఆహ్, ఏ విధంగా మీరు ఛూస్ జేసుకోడం జరిగింది?
అవును. ఖచ్చితంగా. ఖచ్చి అయితే హ్మ్. మీరు చెప్పినట్లు, నేను ఎప్పుడు కూడా, ఈ ఫెయిల్యూర్స్‌ని జూసి, భయపడి వెనకడుగేమాత్రం వేయలేదనమాట. ఫెయిల్యూర్స్‌ వస్తాయా? వస్తాను. మళ్ళీ ఫెయిలవుతాను. మళ్ళీ రిపీట్ జేస్తాను. గట్టిగా అంటే, భయపడి వెనక్కి పోవడం కన్నా, ముందుకెళ్ళి ఓడిపోయి, మళ్ళీ వె వెనక ఒక అడుగేసి, మయ్ అంటే, ఇప్పుడు మనకెలా ఉంటదంటే, ఓడిపోతే ఆహ్, సింహం ఒక అడుగు వెనక్కేసినా, మళ్ళీ ముందుకు పరిగెడతది అన్న టైపులో, నన్ను నేను అలా మోటివేట్ జేసుకునేవాడిననమాట. ఇప్పుడు నేను స్కూల్‍లోనే నాకు తెలుగు రాదు, మ్యాథ్స్ రాదు. అలా అని జెప్పి ఇంటర్‍లో నాకు శాన్స్క్రీటు, తెలుగు అనే ఆప్షన్ వస్తే నేను మళ్ళీ తెలుగే దీసుకున్నాను. శాన్స్క్రీట్ తీసుకోలేదనమాట.
అమ్మమ్మ! మంచిద్ హ్మ్. ఆ! గట్టి, గట్టి గుండె కదండి మీది! <laughs> హ్మ్. <laughs> హ్మ్. కే అవునండి. అవును. అమ్మ! అమ్మ! గ్రేట్ అండి మీరు.
అలా అని జెప్పి, మళ్ళీ నాకు ఇంటర్‌లో మ్యాసు. ఎంపీసీయే తీసుకున్నాననమాట.
అమ్మో! నిజంగానా అండి అసలు ఇది వండర్. అసలు నేను నిజంగా నమ్మలేక పోతున్నా. <chuckles> హ్మ్.
మళ్ళా మ్యాథ్సే తీసుకున్నాను. అంటే నాకు తెలుసు, నే‌నే ఓడిపోతాను, నేను గెలవలేను అని చెప్పి నాకు తెలుసు. కానీ, తెలిసినా కూడా, నన్ను నేను ఎంత షార్ప్ చేసుకుంటే, అంటే ఒక రాయిని ఎంత పొదును చేస్తే అంత ష అంత షార్ప్ అయ్యి అంత స్ట్రాంగ్‌నెస్‌లో ఉంటది. అంటే ఎలా చెప్పాలంటే అండి ఒక బండరాయిని, మనం ఎంత షేప్ చేస్తే అది ఏదో ఒక రోజు అంటే, ఇప్పుడు ఒక రాయి మనం దాన్ని షేప్ చేసి, ఒక ప్రాపర్‌గా యూజ్ చేస్తే అదొక గుడిలో ఉంటే దైవం అవుద్ది. అలాగే, ఇంకొక ప పలానా దగ్గర అంటే దాని వాడకం బట్టి దానికి ఒక విలువ అనేది పెరగద్ది. ఇప్పుడు నా జీవితం కూడా, నన్ను నేను ఒక రాయిలాగా మలుచుకున్నాననమాట. నేను భయపడిపోయి నన్ను నేను షార్ప్ చేసుకోకపోతే, నా జీవితం ఇలాగే అయిపోద్ది. దేనికి పనికిరాని ఒక రాయిలాగా నేను తయారవుతాను. నాకలా అవ్వకూడదు. నేను ఒకరికి ఉపయోగపడేలా ఉండాల. నా నా ద్వారా నా కుటుంబం బాగుపడాలా, నా ద్వారా నేను ఒకరికి ఎవరికైనా స్ఫూర్తి అవ్వాల. అంటే, నేను ఫెయిల్ అవుతున్న విషయాలు చెప్పినా వాళ్ళకి ఫె ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అండి లైఫ్‌లో. ఈ నేను ఫెయిల్ అవుతున్నాను అంటే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు అవునా మనలాగేనే అనుకుంటారు. కానీ, నేనెప్పుడైతే నా సక్సెస్ గురించి చెప్తానో, వాళ్ళలో ఒక మోటివేషన్ అనేది వస్తది.
అవునవునండి. అవునవునండి. ఓకె. ఓకే. ఓకే. అవునండి. కామన్ అది. ఓకే. నిజం అండి. కం తప్పకుండా అండి అది కానీ కరెక్ట్ మాట్లాడారండి మీరు. హ్మ్. అంటే ఎంపీసీ తీసుకున్నాం అన్నారు మరి ఎంపీసీ క్లియర్ అయ్యి తర్వాత కెరియర్ చాన్స్ ఏం తీసుకున్నారండి మీరు చాయిసు? 10+2 తర్వాత. ఎ వెరీ గుడ్. ఆ! అవును అవునండి ఎమ్ వన్ ఉంటుంది. నాది బీటెక్కే. <laughs>
నేను మళ్ళీ బీటెక్ తీసుకున్నానండి. దాంట్లో ఎమ్ వన్ అనే ఒక పెద్ద పాతాళమైన మాథ్స్ అనే ఒకటుంటది దాంట్లో, దాంట్లో ఒక మూ 3 సార్లు ఏమో ఫెయిల్ అయిపోయానండి. ఇంకా లాస్ట్ ఛాన్స్ ఏదో ఒకటుంటది అన్ అన్న సందర్భంలో పాస్ అయ్యానన్నమాట.
అబ్బా! గ్రేట్ అది. <chuckles> అమ్మమ్మ! <chuckles> హ్మ్ క్లియర్ చేసారా అండి?
అంటే ఎన్ని సార్ చేసేసానండి అయిపోయింది. కాలేజ్ అయిపోయే లోపల నా సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయాయి. సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యాయి అంటే నాకు పడింది ఒకటే ఎమ్ వన్ ఒకటే లెండి ఇంకేం బడలేదు.
ఓహ్! ఓహ్! ఓహ్! గుడ్. మంచి ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది గదండీ మీకు? అంటే ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంది మీ దాంట్లో.
అంటే నా భయ్ ఖచ్చితంగా అండి. అంటే ఆహ్, ఫెయిల్ అవుతున్నానని చెప్పి నేను భయపడిపోతే అది నా జీవితం అంతా అలాగే వెంటాడుతూనే ఉంటది నన్ను. అదే నేను దాన్ని ఓవర్‌కమ్ జేస్తే, నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. సరే ఎన్ని రోజులు ఫెయిల్ అవుతాన? ఇప్పుడు జీవితంలో కూడా ఫెయిల్ అవుతాం, అలా అని జెప్పి మనం ఆహ్, ముందడుగు ఏయకుండా ఉంటామా? సబ్జెక్టే. ఇదొక చిన్న లెర్నింగ్ మనకొక జీవితంలో ఒక జర్నీబ్ లాంటిది మన ఎడ్యుకేషన్. ఇది మనకు ఆహ్, ఎక్కడన్నా పనికొస్తదో పనికి రాదో తెలీదు గాని చెప్పుకోడానికి కానీ చేయడానికి ఓక్ ఏదో ఒక సందర్భంలో ఒక గుర్తింపిది. అంటే నేను ఇప్పటికి నేను నా సబ్జెక్ట్స్ ఇన్ని ఫే పాస్ అయ్యి ఫెయిల్ అయినా నాకు ఆ భయం అనేది నా ఒంట్లో అట్లాగే ఉంది. నన్ను మొద్ మొదటిసారి అడిగితే ఎప్పుడో ఓడిపోతానే ఉంటాను. కానీ రెండోసారి ప్రయత్నం జేస్తాను. మూడోసారి మాత్రం ఆహ్, ఒక బుల్లెట్ తగిలినట్టు గుచ్చుకొని బోయి బాగా పాస్ అవుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తానన్నమాట.
అవును. అవును. అవునండి. హ్మ్. <chuckles> ఓకే. ఓకే అండి. అంటే ఫైనల్‌గా ఇప్పుడు, ఇప్పుడు జాబ్ జాబ్ హోల్డర్ ఏనా అండి? అంటే సక్సెస్ మొత్తానికి ఒచ్చేసిందా అండి మీకు ఇంజినీరింగ్‌లో కంప్లీట్‌గా?
ఆ! ఖచ్చితంగా వచ్చేసింది అంటే ప్రయత్నాలు ఇంకా నేను ఐటీలో నాకు అవకాశాలు అనేటివి ఇంకా రాలేదన్నమాట ప్రయత్నిస్తానే ఉన్నాను. అలా అని జెప్పి దానికోసమే అని జెప్పి ఎదురు చేయకుండా ఇంకోరు నా ప్రయత్నం ఒక ఉద్యోగం చేతిలో ఉంది కానీ నేను చదివిన ఉద్యోగం కోసం ఇంకా ప్రయత్నిస్తానే ఉన్నానన్నమాట ఐటీలో ఉద్యోగం గొట్టాలి అని జెప్పి.
గుడ్ ఓకే. ఓకే అండి. ఓహ్! చాలా, చాలా చక్కగా మాట్లాడారండి. అంటే మీ ఫెయిల్యూర్స్ గురించి, ఫెయిల్యూ ఫెయిల్యూర్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటిదో, అది నేర్చుకున్న తర్వాత అది కెరియర్ చాయిస్ లాగా ఎలా మార్చుకున్నారో అనేది చాలా చక్కగా చెప్పారండి. మనం మళ్ళీ మాట్లాడదాము ఆహ్, చల్ ఆహ్, ధన్యవాదాలండి.
నాకు కూడా అండి మీతో మాట్లాడడం గాని అలాగే పరీక్షల్లో నేను విఫలమైన ప్రతిసారి నాకు నేను తీసుకున్న స్టాండర్డ్సు పాస్ అవ్వడానికి కెరియర్ సబ్జెక్టు ఇవన్నీ నాతో మీతో మాట్లాడడం సంతోషంగా ఉందండి. ధన్యవాదములండి.